సొంత ఆహ్, ఏంటండి? నాకిందాక వాయిస్ కట్ అయింది.
అ అంటే మనకి మనం సొంత పిల్లలతో కాకుండ్ అంటే ఎక్కువ గ వా వాళ్ళ కన్నా మనం స్కూలులో విద్యార్థులతోనే ఎక్కువ సమయం గడుపుతామండి. సో అవును. ఆహ్, ఎప్పుడైనా మీక ఎలా అనిపిస్తుందా అనుభవం?
అవునవును. బావుంటుందండి. అందుకే ఎమోషన్ అనేది బిల్డ్ అవుతదెప్పుడైనా స్టూడెంట్స్‌తోని. ఎందుకని మనం కూడా ఇంట్లో కన్నా ఇంట్లో ఎంతసేపు ఉంటామండి? <smacks lips> సాయంత్రం రాగానే బిజీ బిజీగా మళ్ళీ <smacks lips> ఆ ఆవరణ కరెక్షన్స్ గానీ ఇంకేవన్నా గాని, దాని గురించి ఆలోచించాలి. రేపు నెక్స్ట్ డే ఏం చేయాలి? అలా హోమ్ వర్క్ టీ స్టూడెంట్స్‌కి ఎలా ఉంటదో, టీచర్స్‌కి కూడా అలా హోమ్‌వర్క్ అనేది ప్రిపరేషన్ అనేది డైలీ ఉంటూనే ఉంటుంది.
హ్మ్. హ్మ్. హ్మ్. ఆదె మార్నింగే యెళ్ళిపోతాం. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవునండి. అది తప్పకుండా ఉంటుంది. మళ్ళీ వాళ్ళకి నెక్స్ట్ డే ఏం చెప్పాలి? అనేసి మనకి చాలా ఆతృత ఉంటుందప్పుడు. ఇంకా వాళ్ళకి ఎలా అర్థం చేసుకోవాలి? అనేసి. అంటే మీ స్కూలులో పిల్లలకి ఆహ్, డ ఎ వీక్లీ వన్సయినా ఇలా మెడిటేషన్ క్లాసెస్ గాని లేదా డ్యాన్స్ క్లాసెస్ గానీ కండక్ట్ చేస్తారా? అంటే ఒక టీచరులాగా ఒక కండక్ట్ చేస్తారా? వాళ్ళ. ఆహ్, మోటివేట్ చేయడానికి.
అవును. హ్మ్. కు చేేసుంటారు. ఇంకోటేంటంటే సోషియో ఎమోషనల్ లెర్నింగ్ అనొక కాన్సెప్ట్ ఉంటదండి. ఈ మధ్య కొత్తగా వచ్చింది. వాళ్ళకి వాళ్ళ ఎమోషనల్ స్టేటస్ ఎలా ఉందో ఒక హాఫ్ ఎన్ అవర్ ఆహ్, అందరితో ఒక 5, 5 నిమిషాలన్నా మాట్లాడి వాళ్ళ <smacks lips> అంటే ఏదన్నా బాధలో ఉన్నారా? ఏదన్నా ఫ్రస్టేషన్ ఉందా? ఏదన్నా స్ట్రెస్ ఉందా? అనేది వాళ్ళ ఇంట్లో అంటే పర్సనల్ విషయాలను కాదు. వాళ్ళకున్న మైండ్ సెట్ వాళ్ళకున్న ఎమోషన్స్ ఆహ్, తెలుసుకోవడానికి ట్రై జేస్తుంటాము. అప్పుడు బ్యాక్గ్రౌండ్ ఎమోషన్ తెలిస్తే మనము కొంచెం డీల్ జేయొచ్చండి వాళ్ళని. <smacks lips> అంటే
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. అవును. అవునండి. చాలా అవును. చాలా మంచి ఆలోచన ఇది.